అవునండి అవును. కానీ మనం ఆగకూడదండి ఎక్కడును. ఎవరు ఏదన్నరన ఆహ్, కానీ మనం చేసినప్పుడు విమర్శలోస్తుంటాయి. విమర్శలు ఎందుకొస్తున్నాయి? ఏంటని మనం పరిశీలించుకుని, పరిశోధించుకొని ముందుకెళ్ళిపోవాలండి.
హ్మ్. ఆగకూడదు. ఎప్పుడు ఆగకూడదండి. వస్తాయి. వస్తాయి, వస్తాయి. అవును వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి.
అప్పుడేళ్ళిపోతే అప్పుడే ఎళ్ళిపోతేనే మనం ఆహ్, వస్తదని ఏదో రోజునడు. ఇప్పుడు వి వి ఎవ్వరైతే మనకి విమర్శలోచ్చినాయో అక్కడే మనం విజయం పొందుతామండి.
హ్మ్. అంతే కదా! మరి. అవును. ఖచ్చితంగా అండి.
ఓ ఇది మటికీ చాలా మందిని నేను ఉపు ఉన్నా ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు బుక్స్‌లో ఇలా చదివేవాళ్ళమండి. ఇప్పుడు డైలీ మన జీవితంలో మన చుట్టుపక్కలోళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చండి.
హ్మ్. అవును. హ్మ్, హ్మ్, హ్మ్, కరెక్ట్ అండి ఇది విషయం. ఎవరో ఒక్కలని చూసి నేర్చుకోవచ్చండి. అలా మీరు ఏమైనా నేర్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు ఒకప్పుడు అవునండీ ఒకళ్ళు నేను ఇప్పుడు రీసెంట్‍గా అయితే అడే ఇప్పుడు రీసెంట్‍గా నేను చూసింది ఒక 2, 3 ఇయర్స్ నుంచి అయితే పాలిటిక్స్‌లో చూసానండి ఎక్కువగా.
ఓకే.
ఒకప్పుడు మంచిగా "నాకేంటి తిరిగులేదు" అనుకున్న వాళ్ళు ఏంటో, ఒక సైడ్‍కెళ్ళిపోయారండి. అంటే ఎవరిని పట్టి ఒక ఏంటంటే "ఒక అధికారముంది, నన్ను ఎవడు ఏం చేస్తాడు?" అనుకున్న వాళ్ళేంటో ఒక పక్కకెళ్ళిపోయారు. నాకు అధికారం లేదు అన్నవాళ్ళు, అసలు ఎందుకు ఈయన నార్మల్‍గా ఉంటాడనుకున్నవాడు ఏంటో మంచి స్థాయికెళ్ళిపోయారండి. అంటే విమర్శలు పొందారండి వీళ్ళోనూ.
పాలి ఇంట్రెస్టింగ్‍గా ఉంది. అవును. హ్మ్. అవును, అవును. అదే కదా! అవును. ఖచ్చితంగా!
విమర్శలు పొందారు. ఆలా వీర్ ఆహ్, విమర్శల్లో కూడా నిల ఓహ్, ఆహ్, అలాగే కొనసాగించారు వాళ్ళ జీవితంలో చాలా ఉన్నత స్థాయికెళ్ళారండి.
హ్మ్. అవును. ఎళ్ళిపోతారండి. ఖచ్చితంగా ఎదుగుతారు.
అవును. అయితే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇది అస్సలా అంటే ఇలాగ ఏదో ఒకరోజు అంటే కష్టం ఇప్పుడు మనము వాళ్ళు ఉన్నత స్థాయికెళ్లారంటే ఒక రో రో సంవత్సరమొ, 2 సంవత్సరాలు కాదు. కానీ వాళ్ళు అలాగే వెళ్ళడానికి 10 సంవత్సరాలు పట్టిందండి.
హ్మ్. అవును. అదే మరి అన్ని సంవత్సరాలు పట్టేస్తుంటుంది కదా!
మనం అలా